అక్కడ తప్పు నేను లాగిన్ జేయటం గాదు. తప్పు తన నమ్మకాన్ని బ్రేక్ జేయటం. తనని నేను ఒక స్టిమ్యులేషన్‌గా ఉంచా, అంటే నువ్వు ఉండు నాకు, హెల్ప్‌గా అంటే నువ్వు ఉండు నాకు పిల్లర్‌లాగా అని.
ఓకే. అయితే, ఆ పని ఇప్పుడు మీరెప్పుడైతే లాగిన్ జేసినారో, అప్పుడే ఫోను జేసి చెప్పేస్తే అయిపోతుంది గదా! నేనెందుకు లాగిన్ చేస్తున్నా అని.
అంటే నా మనసులో ఏంటి లాగిన్ చేయనీయడు గదా!
<giggles> మీకవసరం అట్లుంది.
<giggles> సో, లాగిన్ జేయనియరు గాబట్టి. సో, అది 100% ఆహ్, తెలిసిన ఆ టైములో జెప్పలే తర్వాత చేసేను స ఆహ్, తను గూడా అదే అడిగారు. "నువ్వు ఇప్పుడొచ్చి చెప్పినంత మాత్రాన నిజంలో ఏం మారేదేం ఉండదు. చేసే ముందు జెప్పాల నాకు చేయాలనిపిస్తుంది అని చేసే ముందు నాకు ఫోను జేసి చేయాలనిపిస్తుంది అని జేప్పడం వేరు, చేసిన తర్వాత నేను ఒక తప్పు జేశా అని చెప్పడం వేరు." ఆహ్, అనేసి అన్నారు. చెప్తా అంటే కష్టం, కొన్ని కొన్ని సార్లు నిజం అనేది ఉద్దేశ ఇప్పుడు నేనేంటి, నా ఉద్దేశం చెప్పగలగాలి కదా, ఆ టైము ఎందుకు జేశానని. నేనే ఓపెన్ జేసి ఏ పని జేశానో కూడా చెప్పాను. అండ్ ఎందుకంత అర్జ్ ఒచ్చిందని జెప్పాను. ఆ ఉద్దేశాలన్నీ షేర్ చేశా. కానీ, తనకొకటే పాయింట్ మీద తను స్టిక్ ఆన్ అయ్యాడన్నమాట. "నువ్వు నన్ను నువ్వు నన్నంత పిల్లర్‌గా పెట్టినప్పుడు ఆహ్, ముందు నాకే నువ్వు ఫో ఇట్లా అనిపిస్తుందని నాకు ఫోన్ జేసి చూద్దాం అని నువ్వు ఉన్నది ఓపెన్ అప్ అయ్యావనుకో నేను నీకు హెల్ప్ చేసేవాడిని కదా!" అనే ఉద్దేశంతో వచ్చాడు. అండ్ తనేం తప్పు కాదు, తను 100% రైట్ ఆ విషయంలో. అట్లా సో, కొంత కొంత మంది నిజాలు హ్మ్.
ఓకే. హ్మ్. యాహ్! యాహ్! హుహు. అవును. అంటే మీరు అనుకున్నారలా <smacks lips> తను లాగిన్ చేయనివ్వడు అనుకున్నారు కానీ, ఆయనేమంటున్నాడంటే చెప్తే ప్రాబ్లము నేనే హెల్ప్ చేసి చేస్తుండే <chuckles> గదా!
నేను ఏదో ఒకటి ఆ! హెల్ప్ జేసి చేస్తుండే గదా! <smacks lips> అలానే కాదు, ఇంకేదైనా సొల్యూషన్ ఉంటే నేను నీకు హ్మ్.
యాహ్! అంటే నేను కూడా అదే అంటన్నాను. యాహ్! చెప్పేస్తే ఆయన ముందే కూర్చొని, ఆహ్, చేసేసుకొని మళ్ళీ ఏదే లాగౌట్ చేసేసి, డీయాక్టివేట్ చేస్తే అయిపోయేదక్కడే. ఆహ్, మీకింత అంటే ఇంత డిస్కషన్ ఇంత <chuckles> మైండు ఆహ్, ఇదంతా అవసరం ఉండకపోతుండే గదా! అని నేనంటున్నా. హ్మ్. త ఆ తరువాతెప్పుడన్నా మళ్ళీ అలాంటి ఆ సందర్భం ఒచ్చిందా?
హ్మ్. హ్మ్. నిజం. అదే, జేయాల్సింది. ఆ! నెక్స్ట్ టైమ్ మళ్ళీ అది తప్పు జేయను గదా! సో, ఎప్పుడైనా అనిపిస్తున్నప్పుడల్లా, అనిపించినప్పుడల్లా నేను జస్ట్ ఎళ్లి ఫస్ట్ తనకే మెసేజ్ జేయటం ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా జేయాలనుకుంటున్నా అంటే, "అవునా! ఓకే. ఓకే. ఎట్లా జేద్దాం?" అంటే కొన్ని కొన్ని సార్లు తను కలిసి, కలిసి నాతోనే చేపించేవాడు. సో, నేను ఎఫెక్ట్ అవ్వకుండా. ఆహ్, అట్లా, అట్లా ఉండిందన్నమాట. సో, ఓవరాల్‌గా ఏంటంటే, కొన్ని కొన్ని సార్లు ఆహ్, నిజమనేది లేట్ జేయకూడదు. ఆహ్, నిజమనేది ఏ టైములో జెప్పాలో ఆ టైములో అంటే, ఉంటదింక దాని తీవ్రతను బట్టి మనం ఎలా, ఎప్పుడు, ఎవరికి ఎలా జెప్తామనేది, చాలా ఆధారపడి ఉంటది నా దృష్టిలో.
<chuckles> ఓకే. యాహ్! యెస్. యెస్. ఇంకోటి వాళ్ళ మూడ్‌ని గూడా బట్టుంటది. ఏ మూడ్‌లో ఉన్నారో చూసి గూడా చెప్పాల్సొస్తది కొన్ని కొన్ని సార్లు. <chuckles> యాహ్! నైస్ అండి. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చక్కని ఉదాహరణతో. నిజం ఎలా చెప్పాలి. ఆహ్, ఎప్పుడెప్పుడు దాచుకోవాలి, ఎప్పుడెప్పుడు దాచుకోకుండా చెప్పాలి అనేది, చాలా మంచిగా వివరించారు. మళ్ళీ కలుద్దామండి. మళ్ళీ ఆహ్, తప్పకుండా ధన్యవాదాలు.
హ్మ్. నిజం అండ్ ని నిజం అండి. నిజం. నిజం. హ్మ్. హ్మ్.